మన ఈ డిజిటల్ యుగం స్టార్టయిన తర్వాతన ఈ సెల్ ఫోన్ వాడనటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఆ! ప్రతి ఒక్కళ్ళు నేంటంటే అదొక ఎసెన్షియల్ ఐటెమ్ అయిపోయింది ఫోను. ఆ! ఆ ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితి. ఒకోసారి ఫోన్ లేకుండా మనం బయటకెళ్ళి, అయ్యో! ఫోన్ మర్చిపోయామే అని చెప్పి వెనకొచ్చి, ఫోన్ తీసుకునేళ్ళి కలిసి అదోకటి. మాటి, మాటికి ఫోన్‌లోని చూసుకుంటూ ఉంటారు. ఏమి మెయిల్స్ వచ్చాయా? మెసేజస్ వచ్చాయా? నోటిఫికేషనాది. అయితే వీటిని ఈ నోటిఫికేషన్‌లు, మెసేజసు వీటిని ఎలా మేనేజ్ చేస్తూంటారు మీరు?
అవును. ఖచ్చితంగా అండి. అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. అంటే మీరన్నట్లు కరెక్టే అండి. నాకైతే మరీ నా జీవితంలో ఈ మధ్య, ఈ ఫోను వల్ల అసలు ప్రశాంతంగా నిద్ర కూడా రావట్లేదండి. ఎందుకంటే, మాత్రం చెప్తాను చూడండి. మనకు ఫోన్‌లో రకరకాల అప్లికేషన్స్ అనేటివి మనకు ఉంటాయి గదా! వాట్సాప్ అని, ఇన్‌స్టా‌గ్రామ్ అని, చెప్పి ఫేస్‌బు‌క్ అని, యూట్యూబ్ అని తర్వాత మరీ ఇంకా ఎక్కువ అంటే, ఇప్పుడు రీసెంట్‍గా కొత్తగా ఇంగా ఈ ట్విట్టర్‍లో ఉన్న నోటిఫికేషన్‌లు కూడా కాస్త ఎక్కువవుతుండాయి. ఈ ఐదిటి వల్ల నన్ను అసలు మనకు ఆహ్, పంచభూతాలు అన్నట్టు ఉంటాయి కదండీ! ఇవి నాకు పట్టిన భూతాలులాగా అనిపిస్తున్నాయి నిద్రలో. అంటే ఇది ఏదో మంచి ఎంతవరకు జరుగుతుందో తెలుసుకునే దాని కోసం ఉపయోగించి, తీరా ఆఖరికి ఇవి లేకుండా అసలు బతకలేము అన్న ఒక సిట్యుయేషన్ కూడా వచ్చేస్తన్నాం.
అవునండి. అవునండి. అవునవును. <clears throat> అవును అండి.
అంటే ఎలా అంటే? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నా చిన్నప్పుడు నేను చూస్తే అసలు మాకు ఫోననేదే లేదండి, ఇగ. దాదాపు ఈ యొక్క కరోనా వచ్చేదాకా కూడా మాకు ఫోన్ లేదు. ఫోన్ లేదు, నార్మల్ ఫోన్ మేము కీప్యాడ్ ఫోన్‌లు వాడుకుంటా ఉండేవాళ్ళం. ఆ కీప్యాడ్ ఫోన్‌లో ఏందంటే
ఆక్ ఓహ్! కరోనా వరకును. ఆ తర్వాతనే స్మార్ట్ ఫోన్‌కి స్విచ్ ఓవర్ అయ్యారనమాట. ఆ!
కరోనా వరకున. అవును. ఎందుకంటే అప్పుడు ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి. చదువుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఎగ్జామ్ అన్నీ కూడా ఈ ఫోన్‍లోనే. ఇంకా ఆ సందర్భం కోసం కొన్నామనమాట. కానీ అంతకుముందు మా జీవితం ఎలా ఉండేదంటే మాత్రం ఇంట్లో ఒక అసలు ఇ ఒకటే ఒక ఫోన్ మొదట మా నాన్నకుండేది. అసలు ఇంట్లో ఫోననేదే మాకు తెలీదు అనమాట. ఇక మన
అంటే ఇంటి మ ఇంటి మొత్తానికి ఒక ఫోనుండేది. ఆహ్, ఇది వరకు లాండ్ లైన్ మాదిరి అనమాట. ఆ!
అంతే మ అంతే. అలా ఉండేది అసలు ఇంటి పెద్ద ఎవరో వాళ్ళు వాడేవాళ్ళు ఫోనంతే. మిగిలినోళ్ళంతా గమ్మునే ఉండేవాళ్ళు. ఇంట్లో మేమేం చేసేవాళ్ళం ఫోన్ లేకపోతే ఈ టీవీ చూసుకుంటూ లేకపోతే పిల్లలం కాబట్టి మేము కార్టూన్ నెట్‍వర్క్‌లు, కార్టూన్ బొమ్మలు ఇపి చూసుకుంటా ఉంటే, అమ్మ వాళ్ళు వచ్చి సీరియల్లు చూసుకుంటే అలా కాలక్షేపం మా రోజు దినచర్య అంతా గడిచిపోతూ ఉండేది. సరదా, సరదాగా మాట్లాడుకుంటూ, ఆటలాడుకుంటూ అమ్మానాన్నలతో మాట్లాడుతూ అన్ని పంచుకుంటూ, మనోక ఆనందాలు, దుఃఖాలు అన్నీ కూడా అన్నం తినేటప్పుడు అలా ఉండేదన్నమాట మా జీవితం అంతా కూడా. తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా ఈల్ కరోనా తర్వాత ఎప్పుడైతే నాకు ఫోనోచ్చిందో తర్వాత నేను ఎక్కువగా ఫోన్‌లోనే ఉండటం అయిపోయిందనమాట. అంటే అది ఎలా అంటే కాలేజ్‌లో ఉండే హోమ్ వర్క్‌లు గాని, పరీక్షలు గాని, ప్రాజెక్ట్‌లు గాని ఇలా ప్రతీదీ కూడా నా
అవును. అంటే ప్రతి అవసరానికి ఫోనే ఉపయోగించేసేవాళ్ళు. ఆ!
ఆ! ఫోన్ ఉపయోగించేవాడిని. అసలు "నేను ఇంట్లో ఉంటున్నానా? లేకపోతే ఫోన్‌లో ఉంటున్నానా?" కూడా తెలియట్లేదు. మా అమ్మ నాకు భోజనం పెట్టడానికొచ్చినా కూడా నేను ఫోను ఫోన్‌లో వర్క్ చేయాల్సిన పరిస్థితి. అంటే ల్యాప్‌టా‌ప్ ఉండాలి. ల్యాప్‌టా‌ప్ కొనే అంత ఆర్థికప్ ఆహ్, అంత లేక, డబ్బు లేక మేము ఫోన్ తీసుకొని ఫోన్‍లోనే ఎక్కువగా. అంటే ల్యాప్‌టా‌ప్‍లోది
అవును. ఆ కరోనా టైమ్‌లోని ఇది ట్రెండ్ ఏమో వచ్చి పాపులరైంది. ఏంటంటే ఈ పిల్లలందరికీను హోమ్ వర్కు లేకపోతే కాన్ఫరెన్సు మీ మీటింగ్‌లు ఇలాంటివి అన్నిటికినేంటంటే, ఈ ఫోన్ యాప్‌లు అన్ని పెట్టి ఆహ్, స్కూల్ వాళ్ళే వాళ్ళకేమో ఇచ్చేవాళ్ళు. మీరు ఫోన్‌లోనేమో మీట్ అవ్వండి, మీకు అన్ని హోమ్ వర్క్‌లో ఆగు జూమ్ మీటింగ్‌లు అని అలవాటు చేసేసారు బాగాను పిల్లలందరికి. అది చిన్న ఎ ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా మొదలు పెట్టేసారు వాళ్ళకి. <sniffs> హ్మ్.
అవును. హ్మ్. అవును. గూగుల్ మీటింగ్‌లని చెప్పి జూమ్ మీటింగ్‌లని. ఆ! నిజమే అండి. అసలు చిన్న అంటే చిన్న లేదు పెద్ద లేదు. ఓహ్! బేబీ క్లాసైనా కూడా ఆన్‍లైన్ మీటింగ్ అంటారు. అది ఆన్‍లైన్ క్లాస్ అంటారా? అసలు ఏందో ఏమి అర్థం కాలేదు. సర్లే ఇవన్నీ చూస్తానే ఉన్నాం. తర్వాత ఈ మధ్య వర్క్ అనేది ఎక్కువ షా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోయేవాడిని నేను ఆ టైమ్‌లోనే. అసలు కొన్ని సందర్భాల్లో ఏందంటే, అనవసరంగా క్లాసులకు పోకుండా ఏమంటే ఇంటర్నెటైపోయింది, నెట్వర్క్ రావట్లేదు అని చెప్పి ఇలా అబద్ధాలు చెప్పి మరి కవర్ చేసుకునేవాడిని. అంటే తలనేప్పోచ్చేసేది నాకు ఫోన్‍లో మరి అంతసేపు ఉంటే. అలవాటు కొత్తల్లో బాగుండింది, కొత్తల్లో నచ్చింది. ఫోన్ నొక్కుతుంటే అదొక సంతోషము. ఆ మనకంటూ ఒక సొంత ఫోన్ ఉందనడం లేకపోతే మన్ అంటే మనకే మనోళ్ళు సొ అంటే 18 వోచ్చాక ఫోన్ తీసుకోవడం కాదు. ఇంక సొంతంగా ఒక సిమ్ కొనుక్కుంటే ఏదో పెద్ద ఆస్తి కొన్న ఫీలింగ్‌లో నేను ఫీల్ అయిపోవడం, ఆ ఫోన్ నాది, నా సొంతం అన్నట్టు ఇలాగ అనుకో అదంతా బాగుంది కానీ రా ఆన్ హ్మ్.
ఆ! అవునవును. అవును. అవును. <clears throat> అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఈ ఫోన్‌లోనేంటంటే, ఇప్పుడు మీ తాలూకా ఫోన్‍లోని రకరకాల యాప్‍లు, తర్వాతన అలాగే దాన్ని ఏమంటారు మె మెసేజెసు ఆహ్, మెయిల్సూ మెయిల్స్‌లో కూడాను మనం ఒక్కొక్కళ్ళు కొంతమంది ఒకటే మెయిల్ ఐడీ కాకుండా గూగులు, యాహూ ఇలా రకరకాల మెయిల్ ఐడీలుంటాయి. <sniffs> హ్మ్. అది వీటిని ఏ విధంగా మేనేజ్ ఇప్పుడు మెయిల్ ఐడీలు ఉంటాయి. ఏ మెయిల్స్ ఇంపార్టెంటు? ఏవి ఇంపార్టెంట్ కాదు? ఆ! వాటన్నిటిని ఫోల్డర్సు అవి పెట్టుకోవడం. ఇలాంటి వాటి గురించి మీరేమైనా అది మేనేజ్‌మెం‌ట్ అదిను, ఆ మెసేజ్‌సు, నోటిఫికేషన్స్ ఏవి మనకి అలర్ట్ ఇవ్వాలి? ఏవి ఇవ్వకూడదు? ఇటువంటివన్నీ ఏమన్నా ఎలా మేనేజ్ చేస్తారు మీరు?
అవును. ఇవిటి హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా. అవును. సెట్ చేశానండి. అంటే నేను చెప్పాను కదా! ఆ టైమ్‌లో అంత స్ట్రెస్ ఫీలైపోయి తర్వాత నేర్చుకున్నాననమాట. ఇవన్నీ ఈ నావల్ల కాదు అంటే నాకు ఇంపార్టెంటేంది జూమ్ క్లాస్‌లు. అంటే మీరన్నట్లు ఈ మీటింగ్‌లు వీటికి సంబంధించి కదా! తర్వాత ఏం చేశానంటే ఈ ఒక ఫోన్ సెట్టింగ్స్‌లోకెళ్ళి నోటిఫికేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉండిదనమాట. దాన్ని నొక్కా, దాంట్లో పలు రకాల ఆప్షన్‌లోచ్చాయి. తర్వాత యాప్ అప్లికేషన్స్ అని చెప్పి దాంట్లోకేళ్ళా, అప్లికేషన్స్ నొక్కంగానే నేను వాడిన ప్రతి యాపు అంటే ఈ ఒక జీమెయిల్ అకౌంట్ కావచ్చు, వాట్సాపు కావచ్చు, ఇంస్టాగ్రామ్‌వి ఆహ్ ఫేస్‌బు‌క్‌వి అంటే మనం క్లాస్ ఇనేటప్పుడు ఇంస్టాగ్రామ్ నోటిఫికేషను ఫ్రెండ్ మెసేజ్ జెస్తే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను నేను.
అవును. అవును. హ్మ్. అవునవును. ఆ! డిస్ట్రాక్షన్ ఉంటుంది.
ఇవన్నీ చెయ్యగూడదని జెప్పీ, నేనేందంటే, క్లాస్ వినేటప్పుడు చక్కగా క్లాస్ విందాం. ఆ ఒక్క వర్కే చేద్దాం, మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ నాకు ఒద్దు. ఒస్తేనే, మళ్ళీ సరిగ్గా చదవలేకపోతన్నాను, చదువు కూడా అనవసరంగా వెనకబడతంది. ఆహ్, ఇలా నాకు నేను ఆలోచిచ్చుకోని మొదటిగా నేను చేసిన పనేందంటే, ఫోన్‍లో ఉన్న ఇంస్టాగ్రాము, ఫేస్‌బుక్ ఈ 2 మొదటిగా ఆపేశాననమాట నోటిఫికేషన్సు ఆపేసీ సైలెంట్ మోడ్‌లో పెట్టేశాను. కొన్ని సందర్భాల్లో ఏందంటే, రుమ్ రిమూవ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ గూడా కొంతమందికుంటది. అది కూడా, క్లిక్ జేసేసుకున్నాననమాట. అంటే, నేనై, నేను స్వయంగా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే గానీ, నాకు ఆ నోటిఫికేషన్స్ తెలీదు. ఇంకా అలా జేసేసీ వాట్సప్‌కి మాత్రం నోటిఫికేషన్సున్నిచ్చాను. ఎందుకంటే, వాట్సప్‌కి ఎందుకున్నిచ్చానంటే, మనకు వాట్సాప్‌లో గ్రూప్‌లుండేటివి. అంటే, కాలేజికి సంబంధించి గానీ, ఇలా మాకు కొన్ని గ్రూప్‌లుండేటివనమాట. ఇదీ కాస్త క
ఆ! అవునవును. ఆ! అవునవును. అవును. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మెసేజులు అవీ ఓ రావచ్చనేసని ఉద్దేశం. అదే కరక్ట్.
ఆ! ఆయ్! ఇలా ఉన్నిచ్చినప్పుటికీ, ఏం జేశానంటే, నేను లోపల వాట్సాప్ అప్లికేషన్ లోపల ఓపెన్ చేసీ, వాట్సాప్పుకి లోపల సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్సుండేటివి. అక్కడా ఆ సెట్టింగ్స్‌లో ఏం జేశానంటే, సాధారణ మెసేజులన్నిటికీ నోటిఫికేషన్సు మ్యూట్ జేసేశాను. అంటే, శబ్దం రాగూడదు, కనిపిచ్చగూడదు, ఓన్లీ గ్రూపులు. నేనుండే గ్రూపులన్నీ ఏందంటే, ఈ ఒక్క కాలేజీకి సంబంధించి, సబ్జెక్ట్‌కి సంబంధించి. ఎవ్ గ్రూప్‌లో ఏందంటే, టీచ్చరుంటారు గదా, ఆ గ్రూప్‍లో గూడా, అందుకని చెప్పి ఎవరు పడితే వాళ్ళు మెసేజులు చెయ్యరు దాంట్లో. భయం. ఒకవేళ మనం పొరపాటున ఏదన్నా జేస్తే, రేపూ మనల్నడగతారని జెప్పి ఒక భయముంటది. అందుకని ఆ ఒక్ ఆ ఒక్క గ్రూపులు మాత్రమే ఉండిచ్చుకొని, దాంట్లో ఒచ్చే ఆహ్, ఒక సిలబస్సును చదువుకుంటూ, ఇలా ఉండేవాడిననమాట. ఇలా చెయ్యడం ద్వారా, నాకు చాలా వరుకు ఒక కంట్రోల్ చెయగలిగాను అనిపిచ్చింది. కానీ, ఈ ఒక్క ఫోను కాల్సుంటాయి గదా! అవి మాత్రం నోటిఫికేషన్స్ ఆపడానికి కాస్త ఇబ్బందిగా అనిపిచ్చింది. ఎందుకంటే, ఎవరు చేస్తారో తెలీదు, సందర్భం ఎలా ఉంటదో తెలీదు అని జెప్పి, దాన్ని ఆపలేకపోయాను, కానీ దాని
అవును. ఆ! అవును. గ్రూప్ మెసేజ్. అవునవును. కరక్టే. అవును. ఆ! అది అందులో కూడా, మనకేంటంటే, దాన్నేవంటారూ? రింగు టోన్ గానీ, ఆ! డు నాట్ డిస్టర్బ్ మోడ్ అవన్నీ ఉంటాయి. తర్వాత మనకి దాంట్లో కూడా, సెట్ చేసుకోవచ్చునేమో. మనకి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ నుంచి వచ్చేటువంటియి ఒకలాగా, లెస్ ఇంపార్టెంట్‌వేమన్నా, అలాంటి సెట్టింగ్స్ ఉంటాయా?
డు నాట్ డిస్టర్బ్ మోడు. అవును. అవును. అదే. ఆ! ఖచ్చితంగా. దానికేందంటే డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంటది. నేను ఆపుకోలేకపోయానని చెప్పాను కానీ, ఈ డు నాట్ డిస్టర్బ్ మోడ్ మాత్రం యాక్టివ్ చేసుకోన్నేను. ఈ డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే ఏంటంటే, ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ డిస్టర్బ్ చేయాలంటే అవును. మనం
ఓకె. ఆ టైము. ఓ పర్టిక్యులర్ ఆహ్, టైమోటీ ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు ఆహ్, ఆ క్లాస్ విన్నంత సేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ తర్వాతనేమో మళ్ళీ యాక్టివ్ అవ్వచ్చు. ఆహ్, అలాంటివి ఫీచర్స్ ఉంటాయా అందులోనీ? మీరు చేసే వాళ్ళా? హ్మ్.
హ్మ్. చేయకూడదు. ఆ! ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటది. దానికి షెడ్యూలింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఇప్పుడు నాకు ఉదయం 9 గంటలకు నాకు క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. ఆహ్, మధ్యాహ్నం 1:00 గంట దాక క్లాస్ ఉంటది. అప్పుడు దాకా నేను ఆ ఆప్షన్ అనేది ఆన్ చేసుకుంటానన్నమాట. మళ్ళీ 1:00 గంట నుండి 2 దాకా నార్మల్‍గా ఉంటది ఫోను. తర్వాత మళ్ళీ కరెక్ట్‌గా క్లాస్‌కెళ్తాను అనే దాని ముందు మళ్ళీ ఆ డు నాట్ డిస్టర్బ్ మోడ్ షెడ్యూల్ ఆన్ చేస్తాను. 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు ఈ ఒక ఈ ఒక్క సమయంలో మళ్ళీ ఇది యాక్టివేట్ అయిపోయుంటది. దీంట్లో ఏందంటే
ఆ! ఓకె. మరి నాకు ఒక విషయం చెప్పండీ. ఇప్పుడు మీరు డు క్లాసు ఇంపార్టెంటని చెప్పి డు నాట్ డిస్టర్బ్ మోడ్ పెట్టారు. ఆ మెసేజ్‌లేమో వచ్చి, మీకేమో రావు ఆహ్, వినిపించవు. కానీ ఆహ్, మరి మీరేమో వచ్చి అది ఆ క్లాస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ టైమ్‌లోనీ ఈ సమయంలో వచ్చినటువంటి మెసేజ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళ మెసేజెస్ అవి మీకెలా తెలుస్తాయి?
హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అవును. ఆ! హ్మ్. చక్కగా అడిగారు. అంటే, అవి నోటిఫికేషన్స్ వల్ల తెలీదు గానీ, నేనే, అంటే బ్రేక్ ఇచ్చారు కదా, అని చెప్పి. మొదట నార్మల్‍గ నేను వాష్ రూమ్‌కి పోయేసి ఇలా వచ్చాక మళ్ళీ కూర్చున్నాక ఒక 5 నిమిషాలు ఉంటాయి కదా! 5 నిమిషాల్లో ఈ యొక్క అప్లికేషన్స్ బయట మనకు నెంబర్తులే నెంబర్స్ సంఖ్యలాగా, లేకపోతే ఒక రెడ్ చుక్కతో, ఆ ఒక అప్లికేషన్ మై పైనుంటది. అంటే, వీటిలో ఏదో సంథింగ్ మెసేజ్ వచ్చింది అన్నట్లు. నేనేందంటే, అవి ఒకసారి ఓపెన్ చేసుకుని, వాటిలో అంటే మెసేజ్‌లు చేసేవాళ్ళు వీళ్ళందరూ చేసుంటారు. కానీ, మనకి ఏది ఇంపార్టెంటో మనకి ఆడ కనిపిస్తుంటాది కదా! వాళ్ళ యొక్క మెసేజ. ఆహ్, అర్జెంట్ అని కానీ, లేపోతే ఏదన్నా ఒక యహ్, టాస్క్‌లు కానీ, ఏదన్నా ఉంటే మాత్రం వాళ్ళ వరకు ఓపెన్ చేసి, మెసేజ్ చేసేవాడ్ని అనమాట. ఇలా ఇంకొక గంట సేపు ఆగుం
ఆ! అవును. ఓహ్! అవునవును. అవును. ఓహ్! అంటే, అప్పుడు చూసుకుని రెస్పాండ్ అయ్యేవాళ్ళు వాళ్ళకి.
ఆ! అలా రెస్పాన్స్ అయ్యేవాడ్ని. లేకపోతే మరీ ఇంపార్టెంటు అనుకుంటే, ఇంక తప్పదు కదండీ. ఫోన్ చేసి మాట్లాడాల. ఇంకలా చేసి మాట్లాడుతూ, కాస్త క్లాస్ సమయం పోయిన కానీ, ఇంపార్టెంట్ అనే కాల్స్‌ని వాటిల్ని తీసుకుంటూ, అలా చేస్తూ, ఇలా మేనేజ్ చేస్తూ వచ్చేవాడ్ని అన్నమాట. ఆ తర్వాత ఈ ఒక్క ఫోన్ మీద ఉన్న ఫోకస్ను నాకు పూర్తిగా తగ్గడానికి సహాయం అయింది. కానీ ఏందంటే, రాత్రిపూట మాత్రం కాస్త నిద్ర పట్టేది కాదు. <smacks lips> ఎందుకంటే, రాత్రిపూట మనం ఫోన్ కాస్త నొక్కుతూ ఉంటాం కదా! నిద్రపోయే ముందు కూడ. దాని వల్ల దాని, దాని యొక్క కంటికి ఆహ్, ఒక స్క్రీన్ టైమింగ్ అనేది ఎక్కువ
అవును. అవును. ఓకే. ఆ! అవునవును. ఆ! ఆ! బ్లూ బ్లూ రేస్ అని మంచివి కాదని అంటారది.
అ ఆ! అవును. ఆ ఒక బ్లూ స్క్రీన్ లైటింగ్ అనేది కంటి మీద పడటంలో నాకు ఒక నిద్ర అనేది డిస్టర్బ్ అయింది. అబ్బా! ఇప్పుడు మళ్ళీ ఫోన్‌కు అంటే, ఎలాగైతే నోటిఫికేషన్స్‌ని దూరం పెట్టానో, ఫోన్‌ని దూరం పెట్టడానికి కూడా కాస్త ప్రయత్నించాను అన్నమాట. అంటే, ఇప్పుడు నేను సాధారణంగా 10:00 గంటలకి నిద్రపోతుంటానండి. కానీ నేనేందంటే, 4:00 గంటలకు అమ్మ భోజనం పెట్టేస్తది కదా! డిన్నర్ టైమ్ అయిపోద్ది. ఇంగా డిన్నర్ టైమ్ అయినాక 9:30 లోపల మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకొని, హ్మ్. ఇంక ఫోన్ నేనేందంటే, టీవీ పైన పెట్టేసి ఇంక నేను. నేను నిద్రపోయే ప్లేస్‌లో పోయి పడుకునేవాడిని అంటా. ఇలా పడుకుంటూ ఉండేవాడిని.
అవునవును. ఆ! అయితే ఇ ఇప్పుడు ఆ ఒకటి. ఓకే. నిద్రపోయే ముందుఏమో ఫోన్‌ని, ఒక అరగంట ముందు సాధారణంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఆహ్, పెద్దవాళ్ళు చెప్పేది. ఒక అరగంట ముందుఏమో, ఫోన్‌ను ఏమో, ఎక్కడో పెట్టేసి దూరంగాను మనం నిద్రకేమో ఉపక్రమించాలి. ఆ ఆహ్, వేరే వేరే టిప్స్ అన్ని ఉంటాయి. హెల్త్ టిప్స్ అనుకోండి. <sniffs> కానీ ఇప్పుడు మనకి ఫోన్‌లో ఏంటంటే మెయిల్స్ అవి ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి రెండు మూడు రకాల సో, మెయిల్ ఐడీలు ఉంటూ ఉంటాయి. మరి వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తారు. అ అందులో మీకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ మెయిల్స్, రొటీన్ మెయిల్స్. టెక్స్ట్ బాక్స్‌లో దాంట్లోకి రావడం. వేరే వేరే ఫోల్డర్స్. అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా?
అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఆ! చాలా చక్కగా అండి. చాలా చక్కగాను చేసుకుంటాను. నిజంగా. ఈ ప్రశ్న కూడా చాలా మంచిది. ఎందుకంటే, కాలేజీలో ఉన్నంతవరకు ఇక్కడికి పరిమితం అయ్యాను కానీ, మీరన్నట్లు మెయిల్ అకౌంట్స్ అనేటివి ఒకటే ఉద్యోగం టా పోయేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది నాకు అది. వాట్సాప్ ఎలాగైతే ఇంపార్టెంట్ అయిందో. నాకు ఉద్యోగం చేసేటప్పుడు నా మెయిల్ అకౌంట్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది. మీరన్నట్లు నాకు కూడా పలు రకాల మెయిల్ అకౌంట్స్ ఉన్డాయ్. ఇప్పుడు ఫోన్ ఒకటే ఉందని చెప్పి. దాంట్లో ఒకే అకౌంట్ ఉండాలి అని చెప్పి రూల్ లేదు కదండీ. నేను ఒక 2, 3 అకౌంట్‌లు పెట్టుకొఉండాను. ఒకటి ఏందంటే ఈ ఒక సాధారణ గేమ్‌లు కోసం లేకపోతే ఆహ్, ఇంకేదన్నా ఇతర అవసరాల కోసం ఒక మెయిల్ అకౌంట్ పెట్టుకుంటే. ఒకటి మాత్రం నా ఉద్యోగం కోసమే పెట్టుకునేవాడిని. ఉద్యోగం కోసం ఒక మెయిల్.
అవును. అవునవును. ఓహ్! బీజి ఆ! బిజినెస్ అకౌంటును, ప్రైవేట్ అకౌంటును అలాగ. ఆ!
ఆ! ప్రొఫెషనల్‌గా ఒకటి. ఆ! ఒకటి ఏందంటే మీరన్నట్లు ప్రైవేట్. ప్రైవేట్ మెయిల్ అకౌంట్ ఒకటి. ఒకటేమో గేములు కోసం ఒకటి. మరొకటి ఏందంటే అంటే గేములు, ఫోన్‌లు అప్లికేషన్లు ఓటి కోసం అనమాట డౌన్లోడింగ్‌లకి వాటికి వీటికి వాడుకుంటూ ఉండేవాడిని. ఒకటి ప్రైవేట్‌గా నా ఒక కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన మెయిల్ ఐడీ ఒకటి. మరొకటి ప్రొఫెషనల్‌గా మీరన్నట్లు బిజినెస్ కంపెనీ పర్పస్‌లు వాటి కోసం ఈ 3 ఉండేటివి అనమాట. ఈ మూడిటిని నేను ఎలా చేశానంటే, అంటే వీటికి కూడా నోటిఫికేషన్స్ అనేటివి ఆపేసాను. అప్లికేషన్ ప్రకారంగా. కానీ ఆ రెడ్ చుక్క వచ్చినప్పుడు నేను మొదటిగా ఓపెన్ చేసి వెళ్తే, మొదటిగా నేను నా ప్రొఫెషనల్ మెయిల్ చూస్తా. ప్రొఫెషనల్ మెయిల్ చూసినప్పటికీ నేను రకరకాల కంపెనీలకి జాబ్ అపార్చునిటీస్ కోసం ట్రై చేస్తుంటాను కదా! కానీ, దాని పైన సబ్జెక్ట్ అనేది నాకు తెలుస్తుంటది కదా. ఇప్పుడు సబ్జెక్టూ ఏదన్నా ఇంటర్వ్యూ ఉంది అంటే దాన్ని ఓపెన్ చేసి చూస్తాననమాట. లేదా రిగ్రెట్ అని చెప్పి కొన్ని మనకు ఫెయిల్యూర్ అని చెప్పి వచ్చేస్తా ఉంటాయి చూడండి.
ఓకే. ఆ! <clears throat> ఆ! ప్రొఫెషనల్స్. ఆ! ఓకే. ఆ! అవునవును. ఓకే. అదే అదే ఇంపార్టంట్ కాదు. ఆ!
అది ఇంపార్టెంట్ కాదు. అది స్వైప్ చేస్తే మనకు ఆర్చీవ్ అంటే కనిపించకూడదు. లేదా డిలీట్ అనే 2 ఆప్షన్‌లు వస్తాయి.
ఆ! అంటే డైరెక్ట్‌గా ఆర్‌క్యూకి వెళ్ళిపోతుంది అది. ఆ! అది ఆహ్, అంటే రెగ్రెట్ అనే పదం ఉంది అనేసి అంటె, అదేమో మీకు ఇంపార్టెంట్ కాదు కనుక మీకు మెయిన్ ఆ! మెయిన్ మామూలు డైరెక్ట్‌గా దీంట్లోకి రాకుండా. అది వేరే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి డైరెక్ట్ పంపించి. నాకు ఇంపార్టెంట్ కాదని చెప్పి దానికి చెప్పడం అది. ఓకే.
ఆ! ఆ! వెళ్ళిపోద్ది. తీసేస్తాను. ట్రాష్‌లోకి పంపించేస్తా. అంతే అంతే ట్రాష్‌లోకి పంపించేసి నేనేందంటే ఇంకా ఫెయిల్యూర్ అనే ఒక ఆప్షన్‌ని చూస్తే మళ్ళీ మనకు చాలా బాధ వేస్తుంది. మన పైనే కనిపించినప్పుడు లోపల నొక్కి చూస్తే ఏముంది. ఒక మెసేజ్ ఉంటది కానీ వాళ్ళు వివరంగా చెప్పరు కదా!
అవునవును. అవునవును. మూడ్ ఆఫ్ అయిపోతుందది. ఆ!
సో, ఆ! ఇంకా అలా తీసేసి ఇంకా మీరన్నట్లు ఈ నోటిఫికేషన్స్ దగ్గరగాని, అలాగే ప్రొఫెషనల్‌గా ఈ యొక్క మెయిల్స్ దగ్గర కూడా. చాలా వరకు నిద్ర ప్రకారంగా కూడా అన్నిటి ప్రకారంగా టెక్నాలజీని ఎంతవరకు బౌండరీలో పెట్టాలి, అలాగే ఫోన్ నోటిఫికేషన్స్ ఆపుకొని జాగ్రత్తగా ఇప్పుడు చక్కగా ఉన్నానండి నేను.
అది. చాలా బాగుందండి. ఫోన్ ముఖ్యంగాను, ఎలాగ మనం మేనేజ్ చేసుకోవాలి? అందులోనేమో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, రకరకాలైనటువంటి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.